మనందరికీ ఇల్లంటే ఫర్స్ట్‌గా ఏ మెమరీ వొస్తుందో, చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంటది, ఆ మెమరీ గురించి మాట్లాడాలంటే. ఎవరికైతే జాయింట్ ఫ్యామిలీ, ఎవరికైతే వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో, ఎవరికైతే విలేజ్ హౌస్ ఉంటుంది, అలా డిఫరెంట్, డిఫరెంట్‌గా మనం చిన్నప్పుడు ఆహ్, మ ఇ ఇళ్ళలో ఈ అట్మాస్ఫియర్ ఉండేది, అలా అనుకుంటుంటాం. అలా మనం నాస్టాల్జియా ఫీల్ అయ్యి, ఒకసారి రివైండ్‌కి వెళ్తే, మీరు మీ చిన్నప్పటి ఇల్లు వాతావరణం గురించి ఏం చెప్పగలరు? అది ఎలా ఉంటు ఉండేది?
అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బో! అసలు ఎప్పుడైనా గూడా ఆహ్, పాత అ గడిచిపోయిన రోజులే బాగుంటాయి అననిపిస్తది. అంటే, ముఖ్యంగా చిన్నప్పటి రోజుల్లో అయితే. అప్పట్లో అయితే ఆహ్, మాది చాలా పెద్ద ఇల్లండి, కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. హ్మ్, బాబాయి, పెద్దమ్మ, ఆహ్, అమ్మ వాళ్ళు, మేము అందరం ఒకటే దాన్ ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళమన్నమాట. చాలా పెద్ద ఇల్లు. ఆ అందులో ఇంటి వెనకాల తులసమ్మ కోట, ఒక్ ఉండేది. ఒక బావి ఉండేది. ఆ! ఒక పెద్ద రోలుండేది. అ సో, ఆహ్, ప్రతి దాంతో ఒక మెమరీ అనేది ఉంది. ఒకసారి మేము మా బావిలో ఒక చిన్న తాబేలుని చూసాం.
హ్మ్. అవునా! హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. ఆహా! ఓహ్! హుహు. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఉంటుంది. హ్మ్.
అదెక్కడి నుండి వొచ్చిందో తెలీదు. ఎలా వొచ్చిందో తెలీదు. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి కదా! అలా ఏమైనా ట్రావెల్ అవుతూ వొచ్చిందా? ఎట్లొచ్చిందో తెలీదు అట్లా
అబ్బా! ఎంత బావుంటుందో. హుహు. అవునా? ఓకె. మరి దాన్ని పెంచుకున్నారా? అది తీసి దాన్ని
అహా! లేదు. మేము వేరొక అంటే, వాటర్ బాడీలో కలిపేసేసి వొచ్చినాం దాన్ని. అంటే ఇది ఒక్కటి ఉండిపోతుంది కదా! ఇక్కడ. దానికి తోడు ఎవరైనా ఉండాలి కదా! అన్నట్టుగా. ఆహ్, అంటే ఫ్రెండ్స్ ఏమి ఉండదు, ఒక్కలే ఉంటే ఒకలాగా ఉంటది కదా! అనేసి. వేరే వాటర్ బాడీలో కలిపేసాం. అంటే, నీళ్ళు చేదుతుంటే చిన్న బకెట్‌తో తిప్పుతూ ఉంటారు కదా! తీస్తుంటే అందులో వొచ్చింది. మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యాము. అంత చిన్న తాబేలు ఫర్స్ట్ టైమ్ చూడడం. ఆ! అరచెయ్యి అంతే ఉంది.
<sucks teeth> ఓహ్! హ్మ్. హ్మ్. అవును కదా! మరి. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> ఎంత బావుంటుందో అసలు, చిన్న తాబేలుని పట్టుకొని, అది బయట అది కరుస్తుందా మరి? అది కరుస్తుందా?
ఏమో మరి. అంటే దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాం. కానీ చూసాం.
ఓహ్!

ఆ! నాకు చిన్నప్పుడైతే అరిసెలు బాగిష్టమండి అరిసెలు మీద గట్టినెయ్యి వేసుకొని తినడం అంటే అబ్బో! నాకు భలే ఇష్టం. కానీ దాంట్లో అరిసెల్లో ఇలాచి ఉండకూడదు నాకు అస్సలు నచ్చది. ఇలాచి ఫ్లేవరు. ఆ!
హ్మ్. అబ్బా! ఎంత బావుంటుందో! హ్మ్. అరిసెల్లో ఇలాచి వేస్తారా? ఇదెక్కడి విడ్డూరం, కొబ్బరేస్తారు అరిసెల్లో కొబ్బరుంటుంది లేకపోతే నువ్వులుంటాయి. కానీ ఇలాచి వేస్తారా?
ఆ! వేస్తారు. వేస్తారు. ఆ! ఆ! ఇలాచి ఫ్లేవరు ఆ! ఉంటుంది దంచి వేస్తారు, ఆ ఫ్లేవరొస్తే నాకు నచ్చదు. ఆహ్, ఇగ నాకోసం మా అమ్మగారు తయారు చేస్తే మాత్రం, ఇలాచి లేకుండానే తయారు చేస్తారనమాట. నేనైతే అరిసెలు తయారు చేసింది లేదు గానీ, ఎందుకంటే అరిసెలు చేయాలంటే పర్ఫెక్షనిస్ట్‌గా ఉండాలి. ఆ పాకం అదంతా బాగా తెలిసి ఉండాలి. ఆ! అల్ ఆ! నేను తిప్పుతాను గానీ, ఆ పాకం అనేది నాకు కరెక్ట్‌గా తెలీదు. ఆ పర్ఫెక్ట్ పాకం అనేది తెలిస్తే టక్కున అది స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి వేరే సైడ్ పెట్టేయడం, ఇదంతా టక్కున తెలియాలి అది నాకంత పర్ఫెక్ట్‌గా తెలియదు అందుకని అరిసెలు చేయలేదు కానీ నేను సున్నుండలు ఒకసారి చేశా.
హ్మ్. ఓకె. హుహు. ఓకె. ఓకె. హ్మ్. అవును. చక్కగా రౌండ్‌గా రావాలి. తిప్పాలి కదా! మొత్తం పిండిని మీరు తిప్పగలరా మరి? హుహు. హ్మ్. కరెక్టే. <giggles> ఆ! అవును. సున్నుండలు చుడతారా? మరి బాగా చుట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టారా?
ఆ! చుడతారు ఆ! ఆ! పెట్టానండి పెట్టాను. అది కొంచెం ఈజీనే నాకది ఆహ్, సో, కొ కొద్ది మొత్తంలోనే చేసేదాన్ని పెద్ద డబ్బాలు డబ్బాలు అలా చేసిందేం లేదు మాహా అయితే పావుకిలో, అరకిలో.
హ్మ్. హుహు. అది, ఒక పాటుంటుంది కదా! ఎన్‌టిఆర్‌ది పాట 'సున్నుండ తీసుకో ఓ బావ' అనొక పాటలో పెద్ద పెద్ద సున్నుండలు, అసలు ఆ పాట మొత్తం. అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిచ్చేది నిజంగా అలాంటివి ఉంటాయి బయట, ఇళ్ళలో చేసుకుంటారు అలా ఫీలయ్యేవాళ్ళా?
హ్మ్. <giggles> ఆ! అ! ఆ! తెలీదండి. అంత పెద్ద సున్నుండలుంటాయని తెలీదు. నాగు తెలిసింది ఏమైనా నిమ్మకాయ సైజ్ సున్నుండలే.
<chuckles> ఆ! పెద్ద పెద్ద సున్నుండ్లు ఇంతింత చుడతారు. సారెలకినను పెళ్ళిళ్ళైన వాళ్ళకి సారెలు పెడతారు కదా! పెట్టినప్పుడు ఇంతింత పెడతారు. అలా మీ సైడు మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి సారెల్లో ఏం పెడతారు?
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ!